అవునా! అవ్వలా తయారు చేసేసాయి అనమాట. ఎలాగంటే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకి డ్రగ్స్ లేకపోతే ఎలా ఉండలేమో అన్నట్టు తయారు చేసింది మరి.
ఆ! <laughs> పై నుంచి ఫోన్నొకసారి కిందకి లాగి స్క్రీన్‌ని, అన్ని చూస్తే తప్ప తృప్తి లేదు మనకి.
ఆ! <laughs> నిజమే లాగడం, పీకడం అంటాం ఆ పని ఎక్కువైపోయిందసల నిజంగా ఈ నోటిఫికేషన్ల వల్ల. ముందిలా ఉండేవి కాదు. ఇప్పుడిప్పుడు ఒకడిని చూసి, ఒకడు ఒక యాప్‌ని చూసి ఒకడు అలా తయారయ్
<chuckles> అవును. అవును. హుహు. మల్లా క్రియేటివ్‌గా ఒకళ్ళ నుంచి ఒకళ్లసలు.
నిజంగా. చాలా క్రియేటివ్‌గా చేస్తన్నారు. ఏమనంటే ఆసక్తికరంగా చివరన మంచి సింబల్లు పెట్టడం. లేదంటే, ఆఫర్ పర్సెంటేజ్‌లిస్తా ఉంటారు. చాలా "ఈరోజే, ఇప్పుడే, ఈ క్షణమే ఇది మీకోసం మాత్రమే" అంటాడు. కొంతమంది ని
<giggles> అవును. మాత్రమే. పైగా మన పేర్లుతోటండోయి. పేర్లొస్తాయి వాళ్ళకి. పేర్లు పిలిచి మెసే నోటిఫికేషన్ ఆ! నోటిఫికేషన్లొస్తాయి.
ఆ! పేర్లు కూడా పిలుస్తున్నారు. ఏ హాయి రోజా ఎయ్ అంటారు. అద్ దానికి అంత ప్రేమగా మాట్లాడేసరికి, ఆహా! నాతో మనుషులే ఇంత ప్రేమగా మాట్లాడట్లేదు, ఇందులో ఇంత బాగొస్తుందా, ఇలా కూడా అనిపిస్తుందండోయి బాబు. <chuckles>
ఆ! అవును. మళ్ళీ కొన్ని, కొన్ని ఆ యాపులైతే మన భాషలోనే మాట్లాడతాయి. తెలుగులో వస్తాయి నోటిఫికేషన్లు. అసలు ఇంకా కనెక్ట్ అయిపోతాం మనం.
అవును. తెలుగులో వచ్చి నిజంగా కనెక్ట్ అయిపోతాం. అన్ని విధాలుగా వాళ్ళకి తెలుసు కదా మనిషి స్వభావం ఏంటి, దేనికి ఈళ్ళు కనెక్ట్ అవుతారు. ఎలా వీళ్ళ నుంచి డబ్బు రాబట్టుకోవాలి, అది ఇంత సాఫ్ట్ వే‌లో అని చెప్పి, ఇన్ని ప్రయత్నాలు చేసి అసల ఆ నోటిఫికేషన్లు కనిపెట్టిన మహానుభావుడికి నిజంగా శత కోటి వందనాలు నా తరుపుని.
హ్మ్. <laughs> ఆ! అసలు. ఆ! అందరికి మన డబ్బే కావాలంటే ఎలాగండి? మనకొచ్చే దాంట్లో ఇవి ఎంత, ఎంత మందికని ఇస్తాము. <giggles>
హ్మ్. అదే కదా! వచ్చింది చీమంతా, దోచేది కొండంతా అన్నట్టుంది. ఇంకా వాటివల్లేంటంటే, డబ్బులు లేకపోయినా కొన్ని పరిస్థితుల్లో నేనైతే ఇంక అప్పు చేసి కూడా కొనేసుకోవడం, అంటే <smacks lips> ఆ! "ఈ ఆఫర్ నీకోసం మాత్రమే" అంటే నేను నిజంగా నాకోసం మాత్రమే అనుకున్నాను. తర్వాత నా ఫ్రెండ్‌కి అడిగితే, "ఆ! నాకు కూడా వచ్చింది," అనీది, అయితే "ఆహా! ఈళ్ళందరికీ పెడుతున్నారా," అని అప్పుడు ఇలాగా అన్ని విధాలుగా అర్థం చేసుకొని, అంటే దీనిలో నోటిఫికేషన్స్ అంటేనే ఒక మాయ అని చెప్పి అర్థం చేసుకున్న తర్వాత, దీని నుంచి చాలా దూరంగా ఉండడానికి నేను ప్రయత్నించాను. ఇంకే ధ్యానమని, పార్కులకి వెళ్లడం దాని ప్లేస్‌లో బీచ్‌కి వెళ్ళినా ఎంత ఆనందంగా ఉంటాదసల ఆ అలలని చూస్తూ గడుపుకొని రావడం. ఆ! ఆ బీచ్ దగ్గర ఇంక మొక్కజొన్నలమ్ముతారు చక్కగా అలాంటిది, ఈ స్క్రీన్ టైమ్ బదులు అలాంటి పనులు చేస్తే మనసు అనేది చాలా
అయింది. ఆకర్షణ. హ్మ్. పైగా ఇవాళే లాస్ట్ డే. అంటారు. <giggles> ఆ! హ్మ్. బయట. హ్మ్. నిజం. నిజం కాసేపు అన్ని పక్కన పెట్టేసి <laughs> ఫోను నోటిఫికేషన్లొదిలేసి, లైఫ్ నోటిఫికేషన్లని మనం పట్టిచ్చుకోవాలి. హ్మ్.
ఆ! అంతే. ఎప్పుడు నిజంగా ఏ <chuckles> ఏదవసరమో అది పట్టించుకుంటే, ఏ ప్రాబ్లముండదు.
హ్మ్. నిజం. చాలా చక్కటి విషయాలు, చాలా చక్కటి సూచనలిచ్చారు. అలాగే మీరు కంటిన్యూ చేయండి. హ్యాపీగా బీచులకి వెళ్లి కంకులు తింటూ, నోటిఫికేషన్లు మర్చిపోండి. ధన్యవాదాలండి. ఇవన్నీ మాతో షేర్ జేసుకున్నందుకు. <giggles>
హుహు. నిజంగా అండి. థ్యాంక్ యూ అండి. మీరు కూడా మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉంది నాకు.
థాంక్ యూ.

నిజంగా. అసలు ఆ డిలీట్ చేసుకోడానికే సగం చచ్చిపోవాలి, ఏం చేశానంటే అన్సబ్స్క్రైబ్ ఈమెయిల్ అని చెప్పి ఆప్షన్ దొరికిందండి నాకు, అది చేసెశాను. కొన్నేమో డు నాట్ డిస్టర్బ్ పెట్టాను కొన్నింట్లో. కొన్ని యాప్స్ అయితే ఇంక నాకు ఆహ్, ముందు షాపింగ్ ఎక్కువ చేసేదాన్నన్నమాట. ఈ మీషో అని, మింత్రా అని ఇయి ఉంటాయి కదా! ఈ యాప్స్‌లో చేసేదాన్ని. తర్వాత ఇంకా అడు నేను ఒకటి కొంటే, ఆడు ప్రతి 5 నిమిషాలకి పెట్టేస్తాడు, నేనేమైనా 'అంబానీ' కూతుర్నా? అన్ని బట్టలు కొని, ఏసుకొని తిరగడానికి. ఆ! అంత పెడుతూ ఉంటాడు, లైన్‌గా ఇంకా వస్తూనే ఉంటాయి. ఒరేయ్! నాయనా నా దగ్గర అంత డబ్బులు లేవురా, అని చెప్పి, ఇంకా ఆ యాప్ కూడా ఒకటే ఉంచాను, ఒకే ఒకటి అది మింత్రా ఉంచాను, మీషో కూడా తీసేసాననమాట.
<chuckles> సగం రోజు పోతుంది. ఆ! ఓకె. ఓకె. హ్మ్. హుహు. హుహు. ఆ! <laughs> హ్మ్. తీసేసారు. సో, మీరు అంటే యాప్లు డిలీట్ చేసేయటం కాకుండా, ఇంకేమైనా నియమాలు ఆహ్, పాటిస్తారా? ఇవి నోటిఫికేషన్ నుంచి దూరంగా ఉండటానికి.
ఆ! ఆ! ఇదే కొన్ని డు నాట్ డిస్టర్బ్ పెట్టానండి. ఆహ్, ఈ సౌండ్. కూడా
ఆహా! నెట్ గూడా ఆఫ్ చేస్తాను అని చెప్పారు. ఓకె.
నెట్ ఆపేస్తాను, ఒక్కోసారి ఇంక ఈ సౌండ్‌కి చాలా చిరాకు అనిపించి సైలెంట్‌లో కూడా పెట్టడం మొదలుపెట్టాను. ఇగా సౌండ్ రాదు కదా! సైలెంట్‌లో అయిపోద్దిలే, ఓకె అదంతా క్లియర్ అయ్యాక చూడ్డం. ఇంకేంటంటే అవసరం లేనివి, వాడలేనివి డిలీట్ చేసి. ఇంకా ఈ ఆప్షన్లు ఈమెయిల్స్ అయితే అన్సబ్స్క్రైబ్ చేయడం. మామూలువి అయితే డు నాట్ డిస్టర్బ్ పెట్టడం. నాకింక నోటిఫికేషన్స్ వద్దనుకున్నవి డు నాట్ నోటిఫై ఉంటుంది కదా! అది. ఇలా అన్ని విధాలుగా ఎక్కడ నాకు ఎన్ని పాసిబిలిటీస్ ఉంటే, అన్ని విధాలుగా ఇంకా, ట్రై చేసి, ఫోకస్ కొంచెం తగ్గించుకున్నాను.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! అవును. అవును. అన్నీ చేశారు. అయితే మరి హ్మ్, మరి ఈ ప్రాసెస్‌లో అంటే మీరు డు నాట్‌ డిస్టర్బ్‌లు, సైలెంట్లు నెట్ ఆఫ్ ఇవన్నీ చేసే ప్రాసెస్‌లో ఏమైనా ఎమర్జెన్సీ కాల్స్, మెసేజెస్ మిస్ అయితాయని భయమేయదా?